ఇంకా <laughs> అవును.
ఆ స్టిక్కర్ చూడంగాల్నే, ఆ మేనేజర్‌కి ఎలా ఉంటదండి చెప్పండి? అంటే ఒక ప్రొఫెషనలూ అలా ఉందీ, అందరూ కూడా ఓకే, ఓకే, అని చెప్పేసి రెస్పెక్టెడ్‌గా మాట్టాడతంటే, ఒక స్టిక్కర్ బెట్టంగాల్నే, కొద్దిగ చెప్పాలంటే, కొద్దిగా ఎటకారంగా, ఏదో కవ్విస్తున్నట్టుగా అనిపిస్తుంది గదా! అవును.
నిజంగా. <giggles> కవ్విస్తున్నట్టుంటుంది. అసలాంటే ఆహ్, అంటే కొత్తగా జాయినయిన వ్యక్తి, సంతోషంతో బెట్టిండొచ్చు. <smacks lips> అంటే
హ్మ్. అంటే వా అతని ఉద్దేశమనేదీ, మనకా స్టిక్కర్‌లో అర్థం గాదు గదా!
అర్థం గాదు నిజంగా! ఈ ఎమోజిస్‌తో పెద్ద తలకాయ నొప్పయిపోయినియి నిజంగా ఇప్పుడు. అవును.
అదే. అదే గదా! <giggles> వాడు, నిజంగా ఏడుపు మొహం పెట్టేసీ, ఏడుస్తూ పెట్టాడా? లేకపోతే మనల్నేడవమని చెప్పేసి, ఏడుపు సింబాల్ బెట్టాడో గూడా అర్థం గాదది.
<chuckles> <chuckles> అర్థం గాదు నిజంగా! అవును. ఐతే, ఎప్పుడైనా ఎదుర్కున్నారా ఇలాంటివి నిజంగా?
అదే. అస్సలా అదొకటి. ఆ! రియల్‌గా జరిగిందండదీ. అదే, ఆ! టార్గెట్ ఈవినింగ్ లోపుల కంప్లీట్ చేయాలీ, సేల్ ఖచ్చితంగా అందరూ చేయాలంటే, ఏడుపు సింబాల్ బెట్టాడు. అంటే ఏంటి వాడుద్దేశం? ఆహ్, నేను టార్గెట్ చేయలేను కాబట్టి ఏడుస్తున్నానని చెప్పుకుంటున్నాడా? లేకపోతే ఏడ్చావులే, నేను చేయను అని చెప్తున్నాడా?
ఏదో జరిగింది అయితే. <giggles> ఏడుస్తున్నాననా? <giggles> నిజంగా అండి. నిజంగా. ఒకసారి నవ్వు తెప్పిస్తాయి. ఒకసారి అంటే, విపత్కర పరిస్థితులు కూడా దారి తీస్తాయి నిజంగా. ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్రూప్ న అవును. ఆ! తరువాతేమైంది?
అదే. బాగా అండి. అంటే, తర్వాతా <giggles> తర్వాతా పర్సన్‌నీ మేనేజర్ పర్సనల్‌గా పిలిచీ ఇంకొక్కసారీ ఎమోజీస్ పెట్టావంటే, మాములుగుండదని చెప్పి, కొద్దిగా గట్టిగా ఇవ్వడం జరిగిందీ. <giggles> ఆ తర్వాత నుంచి పెట్టడం ఆపేశాడనమాట. అంటే, కొంచెం ప్రొఫెషనల్‌గా పెట్టినంత వరకు బావుంటదండీ.
అవును. <giggles> గట్టిగానే అయింది. అవును. పెట్టడం ఆపేసారు. అవునవును. అయితే
ఇలాంటియన్ని చేస్తేనే, కొద్దిగిబ్బందనమాట ఆఫీసుకి సంబంధించి.
ఇబ్బంది. ఆ! ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్‌లో అయితే ఇలాంటివేవుండవు, దాపరికాలుండవు. ఎన్ని రకాలుగా ఎమోజిసంటే, అన్ని రకాలుగా. మరి ఇవే, ఏవి ఇవి చే దీనివి ఈటి గురించి చెప్పండి.
అస్సలా! అదే. ఆ! అసలు ఫ్రెండ్స్ గ్రూప్‌లో అంటే, ఎమోజీస్ కొత్తయి గూడా సృష్టిస్తాం గదండీ. <giggles> ఆ! డాట్లు డాట్లు బెట్టీ. <giggles> ఆ!
కొత్తవి అసలు 'బ్రహ్మానందం' గారివీ, డాట్ డాట్లు. ముఖ్యంగా, బ్రహ్మానందం గారివి గూడా బెడుతుంటారు.
అదే. పైగా, ఈ మధ్యా స్టిక్కర్లు మీరు గమనించినట్టయితే, మన ఫోటోనే తీసుకొనీ దాన్ని బొమ్మలు బొమ్మలుగా చేయొచ్చనమాట.